చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆహ్, అనేదొక పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయండి. ఎక్స్ట్రా హౌర్స్ పని చేపించుకుంటారు. అలాగే ఫ్యామిలీలో ఇంటెర్ప్షన్స్ వస్తూ ఉంటాయి లేదా ఫోన్‌తో డిస్ట్రాక్షన్సు. ఆహ్, ఒక ఆహ్, ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌ని మిస్ అవుతూ ఉంటారు. కానీ, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో బౌండరీలని ఎలా పెట్టుకోవాలి? ఎలా దాన్ని ముందుకి వెళ్ళడానికి కొనసాగించాలో దాని గురించి మాతో ఏమన్నా చెప్పగలరా?
అవును. అవును. నిజంగా ఖచ్చితంగా అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ముందుగా మనకి అలవాటు పడింది ఎప్పుడైతే ఆహ్, మనకి కరోనా టైమ్ తర్వాతే. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిందే అప్పుడు తర్వాత నుంచి. అయిత ఆహ్, అన్నీ ఆన్‌లైన్‌లో అయిపోవటం, ఆఫీస్‌లో వాళ్ళు కూడా వాళ్లేంటంటే ఇంకా వాళ్ళకి ఖర్చు తక్కువ అయిపోతది కదా! వాళ్ళకి ఆఫీస్‌లో వేస్తే అక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వర్క్ ఎక్కడైనా జరుగుతుంది ఎఫిషియెంట్‌గానే జరుగుతుంది కాబట్టి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇంకా 24/7 అవైలబిలిటీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆఫీసెస్ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆఫ్‌లైన్ ఏం జరగట్లేదు. చాలా ఆఫీసెస్ కూడా ఆన్‌లైనే పెట్టేసింది. కొన్ని హైబ్రిడ్ పెట్టేసింది. "ఒక వారంలో 2 రోజులు, 3 రోజులు ఆఫీస్‌కి రండి పర్లేదు" అని కొన్ని కంపెనీలు ఇలా ఫాలో అవుతాయన్నమాట. దీంట్లో వాళ్ళకి లాభాలున్నాయి. మనకు నష్టాలు ఎక్కువవైపోయినాయి చెప్పాలంటే. ఆహ్ ఆ ముందేంటంటే కరోనా టైంలో మనకి ఎక్కువ లాభాలుండేయి. ఇంట్లో ఉన్నప్పుడు ఆహ్, బయటికెళ్ళకుండా ఇంట్లోనే పనులు చేసుకునేవాళ్ళు. అలా సంవత్సరం, రెండు సంవత్సరాలు గడిపేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకేంటంటే ఆహ్, "ఇంక వద్దు ఇంట్లో, బయటకెళ్ళి, ఆఫీసుకెళ్ళి వర్క్ చేద్దాం" అని చెప్పేసి అ అందరనుకున్నారనమాట. ఎందుకు అలా అయిందంటే ఇంట్లో ఉండి వర్క్ చేసినప్పుడే ఆహ్, ఆఫీసుకెళ్ళి వర్క్ చేసినప్పుడే ఏమవుతదంటే వాళ్ళిచ్చే ఏదైతే టైమ్ స్లాట్ ఉంటుందో 9-5వో లేకపోతే ఆహ్, త్రీ టు వన్ ఓ క్లాక్ ఈ జనరల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్‌లు ఉంటాయి. ఎంత చేసినా కూడా 8 గంటలు లేకపోతే 9 గంటలు మహా అయితే ఉండేవాళ్ళు.
హ్మ్. ఓకె. హుహు. అవును. హుహు. అవును. అవును. హుహు. ఓకే. అవును. హుహు. అంతే. అవును. హ్మ్. ఓకె. హుహు. ఉంటాయి. అంటే ఎక్కువ వర్క్ హౌర్స్ ఎందుకు ఇస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎక్కువ గంటలు ఎందుకు పని చేపించుకుంటారు? ఏమన్నా కారణాలుంటాయా?
ఎందుకు ఆ! అదే ఆహ్, ఇప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడేంటంటే ఆహ్, మనం ఆ టైంలోనే అవైలబుల్‌గా వాళ్ళ కళ్ళ ముందు ఉంటాం గాబట్టి అప్పుడే వర్క్ చేపిచుకుంటారు. చేపించుకున్న తర్వాత మనం ఇంటికొచ్చేసిన తర్వాత మేము ఇతర పనులు చూసుకుంటాం. వర్క్ ఫ్రామ్ హోములో ఏమవుతుందంటే ఇప్పుడు మేనేజర్ ఉన్నారండి. మేనేజరుంటారు లేకపోతే టీ టీమ్‌లుంటారు. మేనేజర్‍కేంటంటే ఆయన పని మొత్తం మేనేజ్ చేయటం పని ఆహ్, ఎప్పుడు గావాలంటే అప్పుడు ఫోనులో చేపించేసుకుంటాడు. ఆఫీసులో ఉన్నప్పుడేంటంటే మనం ఆయన ముందు ఉన్నప్పుడే వర్క్ చేపించుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఫోన్ చేసేసి "ఆహ్, నాకిప్పుడు ఇలా వర్క్ అర్జెంట్‌గా అయిపోవాలని" జెప్పేసి ఆహ్, ఒక్ ఆఫీసు అవర్స్ తర్వాత కూడా ఫోన్ జేస్తాడు. అప్పుడు వీళ్లేం జేస్తారిప్పుడు ఆహ్, ఇప్పుడు నా సొంత ఫ్రెండ్సున్నారనమాట ఐటీలో చేసేవాళ్ళు. వాళ్లేంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఐటీ జాబ్ ఎలా ఉంది అన్నీ రిసిషనొచ్చేసింది. ఆహ్, కొంచెం ఇబ్బందయిపోయిద్ది కాబట్టి వీళ్ళేందంటే వాళ్ళు చెప్పిన మాట వినాల్సివస్తుంది. మళ్ళీ ఏమన్నా ఇలా చేయలేను నా ఆఫీసవర్ కాదని జెప్పేసి ఎదురు చెప్పడానికి కూడా లేదనమాట. వీళ్ళు వీళ్ళకి ఇంకో హ్మ్. చెప్పండి.
ఓకే. హుహు. హ్మ్. అవును. ఓకే. అవును. ఓకే. హ్మ్, హ్మ్. అవును. హుహు. మరి! ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు ఆ! "నాన్న టీ తాగుతావా, కాఫీ తాగుతావా, భోజనం టైమ్ అయిందిరా. లేకపోతే" అలాగా ఇలా పిలుస్తూ వచ్చి ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు గదా! మరి వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఈ టైంలో డిస్టర్బ్ చేయకండి అని.
అవును. అవును. ఇక్కడే ఇబ్బందులోస్తున్నాయి. అసలు ముందుగా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆహ్, వాళ్ళేం చేస్తామంటే ఆహ్, మనం ఒట్ ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా గూడా కొన్ని, కొన్ని సార్లేంటంటే వాళ్ళకి ఆఫీస్‌కెళ్తేనే మనం ఎళ్లి ఆ పని చేస్తున్నట్టు లెక్కండి. ఇంట్ ఆహ్, ఎల్లినంటే మనం పని జేస్తున్నట్టు. ఇంట్లో ఉంటే ఏమవుతదంటే. మన ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఒక సీరియస్‌గా వర్క్ చేస్తున్నా గూడా వెంటనే వచ్చేసి వాళ్ళు వాళ్ళకేమి లేదు తెలీదు కదా వాళ్ళకి మనం ఆహ్, వర్క్ చేస్తున్నామో లేకపోతే ఇంకే ఏ సది ఏం జేస్తున్నామో తెలీదు గాబట్టి వచ్చేసి పక్కన మాట్లాడేస్తా ఉంటారు. మనం గూగుల్ మీట్‍లో ఉన్నా, లేకపోతే జూమ్ మీటింగులో ఉన్నా కూడా, మనం ఇక్కడ బిజీగా ఉంటాం వాళ్ళు పక్కన వచ్చేసేసి ఆహ్, తెలీదు కాబట్టి వాళ్ళు ఎంటనే వచ్చేసి "టీ తాగు లేకపోతే, కాఫీ తాగు లేకపోతే, డిన్నర్ చేద్దాం రా లేకపోతే, లంచ్ చేద్దాం రా కొన్ని కొన్ని సార్లయితే మరీ కామెడీ నేను వర్క్ చేసేటప్పుడు మా అమ్మంటే వచ్చేసి బయటికెళ్ళి కొత్తిమీర తీసుకురా, లేకపోతే ఆహ్, చికెన్ తీసుకురా" అని చెప్పేసి ఇవి చెప్తా ఉండుద్ది. ఇక్కడేమో మీటింగులో మాట్లాడుతా ఉంటుంది. వీళ్ళు నవ్వేసుకుంటా ఉంటారు. అట్లా చ్
హ్మ్. అవును. ఎల్లినట్టు అవును. ఆ! అవును. హ్మ్. డిస్టర్బ్ చేయకూడదు అని తెలీదు. హ్మ్. అవును. <chuckles> మరి ఎలాగా అలాంటి దాన్ని మనం ఎలాగా ఆహ్, రిస్ట్రిక్ట్ చేసి ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి?
నేను అదే అండి చూసాను, చూసాను. ఇంట్లో వాళ్ళు ఆహ్, మా అమ్మ చి ఆహ్, ఇది ఇట్లా వస్త్ ప్రతిసారి ఇట్లా ఒచ్చి లేకపోతే నాకొక ఇంట్లో పప్పీ ఉందనమాట. ఆహ్, కుక్కపిల్ల ఒకటి. చింటు దాని పేరు. అయితే వాడు గూడా వస్తాడనమాట మధ్య మధ్యలో. నేనేదో జేస్తున్నానని జెప్పేసి ప్రతిసారి రూమ్‌లోకొచ్చేసి చెక్ జేసి ఎళ్ళటం లేకపోతే మా అమ్మొచ్చేసి ఆహ్, న నాకు ఆహ్, ఇంట్లో ఉంటే తెలిసిందే గదండీ వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క అరగంట కొద్ది ఏదో ఒకటి తీసుకొచ్చి "తిను ఇది తిను, ఇది తిను" అని చెప్పేసి నోటి దగ్గర పెడుతూ ఉంటారు. ఇలా చూసి, చూసి నాకు కూడా చిరాకొచ్చేసింది. "ఏంటి మా ప్రతిసారి వర్కులో ఉన్నప్పుడు వస్తావు తర్వాత వచ్చు, అంటే ఆ! తినకుండా చేస్తావేంటి? తిని చేసుకోవచ్చుగా తింటూ చేసుకోవచ్చుగా" అని చెప్పేసి ఇలా విసిగిస్తూ ఉండగా నేను చెప్పేసాను. ఇంకా మా అమ్మకి ఇంకా
హుహు. ఓకే. హ్మ్. అవును. అవును. <giggles> అవును. <chuckles> అంటూ ఉంటారు. మరి చాలామంది డిసిప్లిన్డ్‌గా ఉండాలంటే ఆహ్, ఆఫీసు వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి. వర్క్ ఫ్రమ్ హోములో డిసిప్లిన్ ఉండదు. ఆహ్, ఒక టైంకి లేచి టైంకి ఎళ్ళడము. చక్కగా డి ఆహ్, డిసిప్లిన్డ్‌గా రెడీ అవ్వడము. ఆహ్, అలా అందరితో జామయి మాట్లాడడము. కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోడము. ఒక ప్రాపర్ లంచ్ టైము, ప్రాపర్ స్టార్టింగ్, ప్రాపర్ ఎండింగుంటుంది. ప్రాపర్ లాగిన్, ప్రాపర్ లాగ్‌ఆఫ్ ఉంటుంది అని భావిస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీసుకి డిసిప్లినెక్కువ ఉంటుందంటారు. దా ఆ విషయంలో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు?
అవును. అవును. అవును, అవును, అవును. అవును. ఖచ్చితంగా అండి. ఆఫీసుకెళ్ళేటట్లయితే ఎలా వుండిదంటే మార్నింగ్ ఖచ్చితంగా 6కో, 7కో లేసి ఆహ్, ఏదో ఆహ్, కొంచెం మన ఫిట్‍నెస్ మీద నాకు ఇప్పుడేంటంటే కొంచెం ఫిట్‍గా ఉండాలని చెప్పేసి ఇంకా ఆహ్, ముందైతే కొంచెం వార్మప్ చేసుకొని తర్వాత స్కిపింగ్ జేసి లేకపోతే అప్పుడప్పుడు స్విమ్మింగ్‌కెళ్తాను. కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు అ! లేకపోతే ఇంట్లోనే హోం వర్కౌట్స్ చేసుకొని అట్లా మెల్లగా అలా స్టార్ట్ జేసి తర్వాత ఫ్రెషయిపోయి మంచిగా తినేసి అట్లా ఆఫీసుకెళ్ళడం జరుగుతదనమాట. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఇదే ఉన్ ఉన్న తర్వాత ఏమైందంటే. మనకి వెళ్ళేది ఆఫీసుకి వెళ్ళేది ఏమి లేదు కాబట్టి ముందు ఇప్పుడు ఆఫీసుకి వెళ్ళేటట్టయితే ప్రాపర్‌గా ఎంత నీట్‌గా ఎళ్తాం అంటే మంచిగా ఫ్రెషయ్యి ఒక నీట్‍గా ప్రాపర్‌గా రెడీ అయిపోయి మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిద్ది ఒక డిసిప్లిన్‌గా ఉండిద్ది ఖచ్చితంగా. అంటే అన్ ఆ! మంచిగా రెడీ అయ్యి ఎళ్ళిపోతాం. కాబట్టి అక్కడికెళ్ళిన తర్వాత గూడా మన అందరితో మంచిగా మాట్లాడొచ్చు మన టీమ్ మెంబర్స్‌తో అందరితో అట్లాగా ఒక ర్యాపొ అనేది బిల్డవుతది. కానీ ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మనం వర్క్ ఫ్రామ్ హోమ్ ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ముందు పొద్దున్నేలెగము 9కి ఆఫీసు అంటే లేసేది 8:30కి లేసి 8:30కి లేసి ఫ్రెషవటం ఉండదు, ఏముండదు. ఒక అరగంట ఫోన్ జేసి వెంటనే ఆహ్, ఆన్‍లైన్‍లోకి రావాలి కాబట్టి ల్యాప్‍టాప్ ఆన్ చేసేసి ముందు ఆన్‍లైనులో పెట్టేస్తాం. పెట్టేసి ఆహ్, వాళ్ళు వచ్చేదాకా మౌస్ ఏదో అటు ఇటు కదుపుతా ఉంటాం. కానీ ఇక్కడ ఫ్రెషవడం ఉండదు. తినడం ఉండదు. ఏముండదు. అదే ఆహ్, అంతే పాచి మొహంతో అంతే చూస్తాం అసలు ఫేస్ కూడా వాష్ చేసుకోకుండా. అ అంతే దాని ముందు పెట్టేసుకుంటాం ఆ! కొంతమంది ఏంటంటే మీరు చూస్తే హ్మ్. చెప్పండి
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. హ్మ్. బిల్డవుతుంది. <chuckles> అవును. హ్మ్. <chuckles> అంతే ఉంటూ ఉంటారు. అవును. మరి దీర్ఘకాలంగా అలా ఉంటే, ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉండి ఆహ్, ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని లేచి పక్కనే లాగిన్ జేసేసి మళ్ళీ పడుకొని. అలా సరిగ్గా బ్రష్ చేయకుండా, స్నానం చేయకుండా అలానే దీర్ఘకాలంగా అలానే ఉంటే అలానే అలవాటు అయిపోతే. అది మంచిదేనా? ఫ్యూచర్‌లో వాళ్ళకి పార్ట్నర్సొస్తారు లైఫ్ పార్ట్నర్సు.
అస్సలు మంట్ అస్సలు మంచిది గాదు. ముందు మనకే ఏమవుతదంటే మీకు లైవ్ ఎగ్జాంపులే జెప్తాను. మా ఫ్రెండు వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు మొత్తం. అది కూడా వాడిని అప్పుడు స్టార్టింగ్ వాడు జాయినయిన తర్వాత నుంచి దగ్గర దగ్గర 2 ఇయర్స్ మొత్తం బెంచ్‌లోనే ఉన్నాడనమాట వాడు. బెంచ్‌లో ఉండేసరికి వర్కేం ఉండదు గదా వాడికి. ఇంకా బెంచంటే ఏమంటంటే మనకిప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఆహ్, మనకి క్రికెటు టీములో సబ్‌స్టిట్యూషన్ కోసమని జెప్పేసి ఆహ్, బెంచ్ మీద కూర్చోపెడతారు గదా! అట్లానే దీంట్లో ఏంటంటే ఆహ్, మాస్ హైరింగ్ జరిగిపోయింది. ఎప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఆహ్, కొన్ని కంపెనీస్ ఏంటంటే మాస్ హైరింగ్ జేసుకున్నారనమాట. జేసుకొని ఆహ్, ఎక్స్‌ట్రా వాళ్ళకి ప్రాజెక్ట్‌కి అవసరం లేని వ్యక్తులు ఇంకా ఎక్స్‌ట్రా గూడా ఉంటారు గదా! వాళ్ళని సబ్‌స్టిట్యూట్ లాగా అంటే అవసరమైనప్పుడు తీసుకుందాంలే అని ముందే వాళ్ళని హైర్ జేసుకొని పక్కన బెట్టేసారు. ఓకే. అవసర్ ఆ! శాలరీ ఒచ్చేసిద్ది, శాలరీ ఒచ్చేసిద్ది. వాళ్ళకి ఎంతైతే వాళ్ళు ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజూ ఫ్రీగా ఓడ్ అంటే నా ఫ్రెండు అంతే చెప్తాడు. వాడికి ఒక్క అసలు 2 సంవత్సరాలు పని జేయకుండా ఆహ్, కంపెనీ శాలరీ వాడు తినేసాడు గూడా! అది ఏంటి వాడు కొంచెం లక్కీ అనే జెప్పొచ్చు. అయితే వీడికి ఏమైందంటే థర్డ్ అలా ఉండి ఉండి తర్వాత ఒక్కసారిగా ఒకసారి డైరెక్ట్‌గా ముంబై లొకేషన్ ఇచ్చేసారు వాడికి. ముంబై లొకేషన్ ఇచ్చేసి అక్కడికొచ్చి వర్క్ చేయమన్నారు. వీడికిదంతా అలవాటు లేదు గదా! ముందు ఆహ్, మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ 2 ఇయర్స్ అది కూడా బెంచ్ ఆహ్, బెంచ్ మీద ఉండేసరికి వాడికి ఎక్స్‌పీరియన్స్ ఏమి లేదు ఇంకా వెంటనే అక్కడకొచ్చేసి వర్క్ చేయమని చెప్పేసి అనంగ అనంగానే వీడు ఫస్టు ఆహ్, ఏంటంటే ఆ పొద్దున్నే లేగటం అలవాటవ్వలేదు. అక్కడికెళ్ళేసి ఆహ్, ఆఫీసుకెళ్ళటం లే అలవాటులేదు. సరే పోనీ 2 రోజులు అలవాటు చేసుకొని ఎట్లాగొ కష్టపడి ఎళ్ళాడు అనుకుంటే అక్కడికి ఎళ్ళిన తర్వాత ఆఫీసు కల్చర్ లోపలేది ఎక్కడవుండిద్దో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు. టీమ్ లీడర్ ఎవరో తెలీదు, మేనేజర్ ఎవరో తెలీదు. వాళ్ళ టీమ్, టీమ్ మేట్స్‌తో ఎలా మాట్లాడాలో గూడా వాడికి తెలీట్లేదన్నమాట. ఏంటంటే ఒక ఫ్రెషర్ కాలేజీలో మనం సెమినార్ ఇచ్చినప్పుడు ఎంత ఆహ్, లోపల ఫీలవుతాం గదా! ఈ భయం అనేది ఉంటది కదా వాడికి అప్పుడు కూడా అలా ఫీలయిపోతాడు. అంటే వాడు కష్టపడ్డాడు అక్కడ ఆ విషయంలో మొత్తం కొంచెం కోప్అప్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోడానికి.
హ్మ్. బెంచంటే? ఓకే. అహా! హ్మ్. హ్మ్. పెట్టేసుకుంటు మరి వాళ్ళకి ఫ్రీ గా సాలరీ కూడొస్తుందా? బెంచ్ టైములో. ఓకే. <chuckles> ఓకే. హ్మ్. అవును. హ్మ్. ఓకే. ఏం తెలీదు. అవును. హుహు. మరి వాళ్ళెమనా అన్నారా? మీరు ఇంత ఇండిస్‌ప్లేయిన్డ్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు 2 ఏళ్ళు నుంచి ఏం కష్టపడ్డారు? ఏం తెలుసుకున్నారు? అలా క్వశ్చన్స్ ఏమి చేయలేదా ఆఫీసు వాళ్ళు.
అటే అ ఆహ్, వాళ్ళు అలా కొషన్ చేయరనమాట. ఎందుకంటే, బెంచ్‌లో ఉంచింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. ఆహ్, వర్క్ అనేది ఏం ఉండదు కాబట్టి ఎక్స్పిరియన్స్ ఉండదు అని తెలుసు. కానీ వాళ్ళెలా అంటే, ఎలా ట్రీట్ చేస్తారంటే, ఆహ్, కొంచెం మనల్ని ఈ ఎవరైతే ఇలా ఇన్‌డిసిప్లీన్‌గున్నారో వీళ్ళందరూ కొంచెం ఓ పక్కన పెట్టేసి, మిగతా వాళ్ళ మీదెక్కువ ఫోకస్ చేస్తారనమాట. వీడికదర్థమయ్యి అంటే వీడు సరిగ్గా మాట్లాడట్లేకబోతనాడు. లేపోతే, వీడికి ఆఫీస్ కల్చర్ వీడికలవాట ఆహ్, అవలేదు కాబట్టి వీడింకా భయంతో తర్వాత నుంచింకా ఎక్కువ లీవ్స్ పెట్టేస్తనాడు ఆ భయంతో. "నేనిక ఆఫీస్‌కి ఎళ్ళను. నేను ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ జేస్తనానని" జెప్పేసి వాళ్ళకి మెయిల్ జేశాడు. ఆఫీస్ పక్కనే ఉండిద్ది. కానీ వీడు ఆఫీస్‌కెళ్ళడు. ఎందుకంటే, ఇదంతా ఇది వి వీడికి లోపల ఇన్సెక్యూరిటీ అనమాట. అమ్మో! ఎళిపోతే నన్ను నాకేం తెలియదు కదా. మళ్ళీ నన్ను కొషన్ జేస్తే నేనే అని ఆన్సర్ చెప్పాలి. ఆహ్, ఇలా వీడికి లోపలుండిపోయి భయం ఉండిపోయి ఆహ్, ఇక అలానే అనమాట ఇంకలా ఆహ్, ఇప్పుడు కూడా వాడు దాంట్లో కొంచెం కష్టపడతనాడు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆహ్, కొంతవరకే ఇ ఇప్పుడు హైబ్రిడ్ పెట్టారని చెప్పారు కదా నేను. ఆహ్, టూ డేసే ఒ రావచ్చు. మిగతా 4 డేస్. మనం 3 డేస్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోచ్చు. ఇది పెట్టారు కదా. ఈ రూల్ అయితే చాలా బావుంది. ఎందుకంటే ఆహ్, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగ ఉండిద్ది. ఒక పక్కన ఆఫీస్‌కొచ్చి గూడా మనకేదైతే ఈ డిసిప్లీన్‌ ఇదంతా ఉందో అది అలవాటైపోతది. 2 బ్యాలెన్స్ అవుతున్నాయిక్కడ. అలా ఉంటే బెస్ట్ అంటున్నాను నేను.
ఓకె. హుహు. అవును. ఓకె. హుహు. అవును. హుహు. అవును. హ్మ్. ఓకె. అవును. హుహు. హ్మ్. హుహు. ఓకె. చాలా చక్కగా చెప్పారండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో, ఎలాంటి బౌండరీలు పెట్టుకోవాలి, అలాగే ఎంత ఎడిక్టివ్ అయిపోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇండిసిప్లీన్డ్‌గా ఉండకుండా, చక్కగా డిసిప్లిన్డ్‌గా ఉంటూ మనం ఎలా వర్క్‌ ఫ్లోని కొనసాగించాలి అన్న విషయంపై చాలా చక్కగా మాట్లాడారు. ఈ విషయం గురించి మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది.
నాకు కూడా అండి. నాకు కూడా. మళ్ళీ మాట్లాడుకుందామండి మనం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. తప్పకుండా. ధన్యవాదాలు!